అంటే, అదేంటంటే మేం అల్లరి చేసేవాళ్ళం స్కూల్ డేస్‌లో. అల్లరి చేస్తూ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. అంటే, అప్పుడు ఎమోషన్స్ ఏం తెలియవు. కానీ, అది ఒక ఏజ్ ఒచ్చాక క్యారీ చేయగలం. ఎలాగంటే, అవన్నీ గుర్తొస్తూ మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ, ఓకె అలా అల్లరి చేసేవాళ్ళం కదా అనిపిస్తది ఇది తప్ప. కానీ, టీచర్ ట్రైనింగ్‌లో అయితే, కొంచెం ఒబిడియన్ ఒబిడియంట్‌గా ఉండాలి కదండీ.
అవును. అవును, అవును. అవును. నిజంగానే ఒబిడియెంట్‌గా లేపోతే ఇంకేం లేదు. మనకి గోడ కుర్చీనే.
ఆ! అవునండి ఒబిడియంట్‌గా ఉండడం.
అంటే, మీరీ గోడ కుర్చీలు అంటే, 1990స్ అయితే గనుక, కంపల్సరీగా తెలుస్తది. ఇట్లా గోడ కుర్చీలు గాని, గుంజీలు గాని అంటే, సార్లు కంపల్సరీగా తీపిస్తారు ఏదోక అల్లరి చేస్తే. సో, ఇట్లా మీరు, మీ ఫ్రెండ్స్‌తో కలిసి గోడ కుర్చీలు వేయడం గాని, లేదంటే గుంజీలు తీయడం గాని, అది గుడా లేదు అంటే, మాడమ్స్‌తో, సార్స్‌తొ తిట్లు తినడం, ఇట్లా కొట్టడం గాని అంటే, ఇలాంటివి ఏమన్నా జరిగాయా?
ఖచ్చితంగా జరిగినయి. ఎందుకంటే, నేను కూడా 90 కిడ్‌నే అండి. 90 కిడ్స్‌నే. మీరు గోడ కుర్చీ ఏసీ ఏయించేవారు. ఇంకో విషయం ఏంటంటే, చెయ్యి తిప్పి కొట్టేవారండి మమ్మల్ని.
ఓకె.
ఏమన్నా ఆ! చెయ్యి తిప్పి కొట్టేవాళ్ళు మమ్మల్ని. అదోటి మళ్ళీ ఎండలు
వామ్మో! చెయ్యి తిప్పే. ఓకె, ఓకె. అంటే, లేడీస్‌ని కూడా అలాగే కొట్టేవారా? అంటే, జెంట్స్ అంటే ఓకె. లేడీస్‌ని కూడా అలాగే కొట్టేవారా?
లే ఆహ్, లేదండి. లేడీస్‌నలా కొట్టేవారు కాదు. వాళ్ళు కొంచెం తిడితేనే ఏడిచేత్తారు కదా ఆళ్ళు. ఏడుస్తారు గదా!
<chuckles> అవును, అవును. అది నిజమే. అవును.
అదొక్కటి ఉంది గదా! అవునండి. మేమైతే మమ్మల్ని ఎండలో నిల్‌చోపెట్టేసేవారు అలాగే. అయినా సరే, అక్కడ యాలపల మేము అవేమస్తరు
అబ్బో! కానీ, ఒకటి చెప్పనా! ఎంత అనుకున్న 10థ్ టెంతే.
చెప్పండి.

అంటే, ఇప్పుడూ ఒక స్కూల్‌కెల్లాక అందులో టీచర్సుంటారు. వాళ్ళు చెప్తూ ఉంటరు. ఇప్పుడూ వాళ్ళేం చేస్తారంటే, మాకిచ్చేస్తారివి ఇప్పుడు మాకు చెప్పమని. వా 10 డేస్ మాత్రం వాళ్ళూ రిలాక్సవుతూ ఉంటారు మాట. ఇలా చెప్పాలి, అలా చెప్పాలి అని చెప్పేసి సిలబస్ చెప్పి
ఓకే. ఓకే. ఓకే. ఓకే. మీకు టీచర్ ట్రైనింగూ ఎలా ఉంది అంటే అని జెప్పేసేసీ, సో, మీరే చెప్తారనమాట. అంతే గదా!
మేమే చెప్తావండి. వాళ్ళా సిలబస్ ఇక్కడ వరుకయింది. ఆహ్, ఇలాగయిందని చెప్తారుమాట. మేము అక్కడనించి తీసుకుని ఒక 10 డేస్ మేం సిలబసవగొడతాం. అంటే, మాకు కొత్త కదండిప్పుడు, మేమేం చేస్తామంటే, అందరూ కుర్చుని లంచ్ టైమ్‌లో గానీ, ఇంటికెళ్ళేదప్పుడు గానీ, స్కూలయిపోయాక మేం డిస్కస్ చేసుకుంటాం మాట. ఆ డిస్కషన్‌లో మేమేం చేస్తామంటే, మేక్ మై అంటే, మాకొక కొత్త గోలిచ్చారు గదా! మేవేమో భయం భయంగా యెళ్తా ఉంటాం. ఆ టైమ్‌లో మేము కొంచుం బాగా క్లోజవుతమాట. ఇంకెలాగంటే, ఇక ఫ్యామిలీ మెంబర్స్‌లాగా అయిపోయాం మాట ఇంకలాగా. అందుకే మాకూ స్కూల్ కన్నా కాలేజి అదే టీచర్ ట్రైనింగు మాకంత, అంత బాగా కనెక్టయింది మాట.
ఓహ్! అవును. ఓకే. ఆ! అదే టీచర్ ట్రైనింగ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంటే, మీరు చెప్పింది ఓకే. గానీ, బటూ ఇప్పడికీ స్టిల్ నాకేమనిపిస్తదంటే, ఓకే 10థ్ ఫ్రెండ్స్ ఆహ్, కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు. మనకు ప్రొఫెషనల్‌గా దొరికిన ఫ్రెండ్స్ డిఫరెంట్‌గా ఉంటారు, మన జాబ్ పరంగా దొరికిన ఫ్రెండ్స్. సో, ఎక్కువుగా ఏంటంటే, మనం 10థ్ ఫ్రెండ్స్ కన్నా, జాబ్‌లో దొరికిన వాళ్ళతోనే కొంచెం టైమనేది స్పెండ్ జెయ్యాలి. చేస్తాం గూడా. హ్మ్. సో, వాళ్ళ మనస్తత్వాలు డిఫరెంట్‌గా ఉంటయి. ఇక్కడ డిఫరెంట్‌గా ఉంటది, అక్కడ డిఫరెంట్‌గా ఉంటది. సో, మీరొకవేళా ఊరెళ్ళినప్పుడు గానీ, ఇక్కడా మీరొకలాగా బిహేవ్ జేశారు ఫ్రెండ్స్‌తో. సో, దీన్నే అక్కడికి తీసుకెళ్లి చెప్పడం గానీ, లేదంటే వాళ్ళతో అట్లాగే సేమ్ బిహేవ్ జెయడం గానీ, ఇట్లా ఏమన్నా ఇబ్బందులు ఏరుకున్నారా ఆ స్థి అంటె ఆ పరిస్థితుల్లో?
అవునండి. అవును. అవునండి. అవును. ఎక్కువ టైమ్ ఆహ్, వాళ్ళతోనే స్పెండ్ చేస్తాం. అవునండి. అవునండి. ఓకే. అంటే, ఇప్పుడూ ఈ స్కూల్ డేస్ ఫ్రెండ్స‌యితే, మనం ఎప్పుడైతే ఎలా ఉంటమో అలాగే ఉంటాం, కానీ అదే స్కూల్ ఫ్రెండ్ మనా ప్రొఫెషనల్‌లో ఉంటే మాత్రం, అక్కడ రూల్స్ పాటించాలి ఖచ్చితంగాని. ఇప్పుడు సేము అది సేమ్ ఫ్రెండున్నాడు. నేను మ యెక్కువా యెనకున్నాడు.
అవును. అవును. అదీ నిజమే. అవును. హ్మ్. ఓకే. సేమ్ ఫ్రెండిప్పుడు మీకు ప్రొఫెషనల్‌గా గూడా ఉన్నాడనమాట.
సేమ్ ఫ్రెండ్ ప్రొఫెషనల్‌గా లేడండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ రూల్స్ ఎలా ఉన్నయి, అలాగా పాటిచ్చాలి. మనం ఉన్నా యొ బయ్ బయట మాట్లాడుకున్న మాటో కుదరదు. కానీ, నేనేంటంటే, ఈ రోజుల్లో మాత్రం నేనింకా జాబు సాధించలేదండి. ఎందుకు సాధించలేదంటే, దీని వల్ల నేను బయటా ఏం జేస్తావో అన్న కొసనుంటది గదా! అది ఫేస్ చెయలేపోతన్నానుమాట. ఇప్పుడూ దా
హ్మ్. ఓకే. ఓకే. ఆహా! ఓకే. హ్మ్. అవును. కంపల్సరీగా. ఇప్పుడూ సమాజం ఎలా మారింది అంటే, ఆహ్, జాబ్ చెయ్యట్లేదు అని వేలెత్తి చూపిస్తన్నారు. మిగతా 4 వేళ్ళు వాళ్ళకెళ్లి చూపిస్తున్నారని అర్థం కావట్లేదు వాళ్ళకి.
అవునండి. అవును. అందుకే నేను ఏం జేస్తన్నానంటే, ఇంకా ఆహ్, ఈ పాత ఫ్రెండ్స్‌ని గానీ, ఎవరిని గానీ, స్కూల్ డేస్ ఫ్రెండ్స్‌ని గానీ, కనిపిచ్చినా సరే నేనూ, వాళ్ళని ఎవాయిడ్ చేయడం. కొంచెం వాళ్ళకి కనిపిచ్చకుండా వెళ్ళడం. అంటే ఏం జేస్తనానో ఆళ్ళే అడుగుతారు గదా!
హ్మ్. ఓకే. అంటే, మన పల్లెటూరు ఫ్రెండ్సెలా ఉంటారు అంటే, నీకింకా జాబ్ లేదా అన్నట్టు జ అన్నట్టుగా మాట్లాడతారు. బిహేవ్ జేస్తారు.